హ్మ్. చాలా బావుందండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. <chuckles> ఈ బిజినెస్ ఏదో. ఆ! ఇన్వెస్ట్‌మెంట్ గూడా చాలా ఎక్కువనుకుంటా గదా! దానికి. హ్మ్.
మా వారికి చెప్పారు. హ్మ్, ఆహ్, <chuckles> మా వారికి చెప్పారు. ఇన్వెస్ట్‌మెంటంటే, ఒక టాంకు 7,00,000ల దాకుంటదండి పాలు. అంటే ఒకేల ఏడు లక్షల వరకు బడిద్ది. కాపోతే అందులో 1,50,000 మనకు ప్రాఫిటుండిద్ది మీడియేటర్‌కి.
ఓహ్! ఎక్కువే. ఓహో! అంతుంటుందా?
అయితే అలా ఆ! అంతుంటుందండి. అంటే, అయితే ఆ సమయంలో అలా జరిగినప్పుడు మా వారేం జేసారంటే ఆహా! ఒకేసారి ఇంత ఆహ్, ప్రాఫిటొస్తుంది గదా! ఇన్ మనవేవన్నా చేద్దామంటే అప్పుడు మా దగ్గర చేతిలో డబ్బులేమి లేవు చెప్పాలంటే. ఇంక తనేం జేసారంటే, సరే. మళ్ళీ వెంటనే ఒచ్చేస్తాయి గదా! ఎక్కువ రోజులేం గాదు. ఆహ్, డే వన్ డే గ్యాపంతే. ఒకటే రోజు. ఒస్తది పాలు, మనకి డబ్బులిస్తారు. మనం పంపిచ్చి ఇచ్చా తీసేసుకోవటం అట్లా. సరే! అనుకోని అతనికి డబ్బులేసేసారు గుడ్డిగా. అంటే ఇంతకుముందు రెండు, మూడు సార్లు మా డైరీకి పాలు పంపారు కదా! అంటే మనకు తెలిసిన వాడే అన్నట్టు ఈయన నమ్మేసాడనమాట. <chuckles> తనేం జేసాడు మమ్మల్ని, పూర్తిగా మోసం జేసేసాడు. ఫోను ఎ ఎట్లా చెప్పాడంటే, "పాలింకా రాలేదు. డబ్బులింకా రాలేదు. ఆ ట్యాంకు పాడైపోయింది. ట్యాంక్ పాస్ సవరయిపోయినయి. రేపొస్తది, ఎల్లుండొస్తది" అని అట్లా ఒక 10 రోజులు జేసాడండి.
హుహు. ఓహ్! వామ్మో! లాక్సే! అంటే, 7,00,000 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్.
ఆ! ఆ! ఆ! హాఫ్, హాఫ్ అమౌంటు. ఆహ్, 3 య 3.5, 3.5 అనుకోండి. ఇ ఇంగ చాలా పెద్ద అమౌంట్, గోల్డ్ పెట్టి <chuckles> ఇచ్చానండి చెప్పాలంటే. ఇంక మా వారు ఇ మా అన్ అది గూడా నేనెందుకు ఇచ్చానంటే, నేను నమ్మననమాట యాక్చువల్లీ చెప్పాలంటే. <smacks lips> ఆహ్, మా పెళ్లి సమయంలో మా జాతకాలు జూసి ఏం జెప్పారంటే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి ఒకామె దగ్గరికి జాతకం జూపిస్తే, "ఇది దేనికైనా సరే వెనక్కి లాగిద్ది మీ అమ్మాయిని చేసుకుంటే" <chuckles> అన్నట్లు చెప్పారనమాట. <smacks lips> నేనది మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను ఆపానంటే ఆ మాట ఖచ్చితంగా ఒస్తది. అని నేను ఫీలయ్యి నేను ఆపకుండా సరే. తనిష్టం పోతే పోయింది. ఇంకా అంటే అని ఒదిలేశాను. స నేననుకున్న విధంగానే అయిందండి. ఆడు మోసం జేశాడు. 10 రోలు అంటే, డి కంప్లీటు నా మెడలో చైన్‌తో సహా మంగళసూత్రాలుంటాయి గదా! అది కూడా పెట్టేసిచ్చేశాను మొత్తం.
అమ్మో! చాలా పెద్ద అమౌంటండి. అయ్యయ్యో! హ్మ్. ఆ! వామ్మో! <chuckles> అయ్యో! అవును. అవును. అవును. హ్మ్. అబ్బబ్బబ్బా! హ్మ్.
తన ఆస కోశం. సరే. ప్రయత్నిచ్చని మళ్ళీ నేనాపాననుకో, ఏమన్నా అన్నాననుకో, మళ్ళీ ఆ మాటొస్తది నోటికి గబుక్కున. మళ్ళీ నేను ఆ మాట అనిపిచ్చుకో అంటే తను అనడు. కాపోతే అంటాడని నేను ముందే భయపడ్డా. అంటే కొత్తగా పెళ్లయిన సమయంలో ఏముంటదండి. మాకు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంతగా తెలీదు. అంటే న అప్పుడేందంటే నేనట్లా ఒద్ సరే. అని ఒదిలేసాను సరే. త్ ఆడైతే ఇంక డబ్బులు నెలయిపోయింది. సంవత్సరం అయిపోయింది. అసలు డబ్బులియ్యటం మ మానేసాడు. ఇంక ఫోన్లు జేస్తే ఏదేదో స్టోరీ చెప్తున్నాడు. తరువాత ఎంక్వైరీ జేస్తే ఆహ్, వయ్ అట్లాగే అన్ చాలా మందిని మోసం జేసాడు అని జెప్పి వాళ్ళ భార్య ఇద్దరు గలిసి.
అవును.